ట్రైలర్ నచ్చి గూడా చూస్తాను. అది ట్రైలర్‌లోనే నాకు అర్థమైపోద్ది మ్యాక్సిమం. ఎందుకంటే, కొంచెం డైలీ చూస్తా ఉంటాం, లేకపోతే వారానికిట్లా చేస్తాం
అంటే ఇంగ ట్రైలర్ జూసి, ఇంగ సినిమాలో మొత్తం ఏముందో జెప్పేస్తావనమాట. అంతేనా? <chuckles>
ఆటోమేటిక్‌, కన్ఫర్మ్‌గా. అంటే మాక్సిమం జెప్పేస్తాను. కొన్ని సార్లు అది కొన్ని సార్లు వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్‌గాక వాట్ 80% చెప్పేస్తా, ట్రైలర్ జూస్తే.
ఆ! ఆహా! సరే అట్లయితే బాహుబలి 1 సినిమా ట్రైలర్ జూషినప్పుడు అనుకున్నావా? ఆహ్, ఎవరు బాహుబలిని చంపింది కట్టప్పే అని ముందే గెస్ కొట్టేసావా? <chuckles> అలా ఏం లేదా?
అస్ అది <giggles> నేన్ అది నేను గాదు. ఎవరు గెస్ చేయలేదు గాబట్టే, అంత హిట్ అయింది. <laughs>
<laughs> అయ్ అంటే నువ్వు చెప్తున్నావు గదా! ఇప్పుడు. "నాకు ఆల్మోస్ట్ ట్రైలర్ జూసేస్తే సాలు, సి చి ఆహ్, మూవీనలా పట్టేస్తా" అన్నట్టు.
అంటే, అప్పడికి ఆ బాహుబలి 1 రిలీజ్ అయ్యేటప్పటికి, అప్పటికి నాకంత మెచ్యూరిటీ లేదు. అంటే చిన్నగా అప్పుడు నాకు తెలిసి 10థో, 12థో అనుకుంటా, నాకు తెలిసి అప్పుడు. ఈ బాహుబలి 2కి హ్మ్. ఇప్పుడొచ్చింది. అంటే ఈ దాన్నేమంటారు? అంత సా మనం కాలేజీకెళ్ళిపోయిన తర్వాత, ఫ్రెండ్స్‌తో ఎక్కువ సినిమాలు జూడడం అలవాటయిపోతది గదా! అప్పడినుంచి ఇంగ కంటిన్యూగా చేస్ చూస్తా ఉన్నాను. అంతకుముందు లేదు. ఇందాక బాహుబలి ఒచ్చే టైం గుని ఏదో పెద్ద హీరో మహేష్ బాబో, ఎన్‌టీఆరో అట్లా అయితేనే చూసేవాడిననమాట. ఇప్పుడు అట్లేం లేదిగ. ఏదైనా కొంచెం మంచిగా అనిపిచ్చిందా చూస్తా ఉంటా. హ్మ్?
ఆహా! ఓకే. ఇప్పుడొచ్చిందంటావు. హ్మ్. అవునవును. కరెక్టే. హ్మ్. హ్మ్. ఓకే. సినిమాలెక్కువ చూస్తావు కదా! సో పాత కాలం సినిమాలెక్కువ చూస్తావా? లేకపోతే కొత్త కాలం సినిమాలెక్కువ జూస్తావా? ఇప్పుడేం లేదన్నా వారానికి 4 అంటున్నావు గదా! అందులో ఒకటేవన్నా పాతది యాడ్ జేస్తావా? అన్నట్టు.
హ్మ్. పాత పాతవి గూడా చూశా మొన్న. చిరంజీవి గారి 'ఛాలెంజ్' గాని, 'మగమహారాజు' గాని అంటే అది కొంచెం నోటిఫికేషన్‌లో ఏదో చిన్న షార్ట్ చూస్తే, ఇంగ అది నోటిఫికేషన్‌లో ఒస్తా ఉంటాదనమాటు. అది బావుందని అప్పుడు చూశా.
ఓహో! అజ్జో! <chuckles> ఓహో! అ అంటే యూట్యూబ్‌లో ఏమన్నా చేస్తావా? లేపోతే ఓటీటీలో అంటే ఒక సినిమా నచ్చాక లైక్ అనిస్తే, దానికి సజెషన్స్ ఇస్తది గదా! అలానా?

అవును. అదైతే వాస్తవమే.
ఇప్పుడు అందరు సాఫ్ట్‌వేరే, అందరూ డాక్టర్లే కావాలనుకుంటే మరి మిగతా రైతు ఎవడైతారు? <giggles> ఆ! మరి కుండలెవరు చేస్తారు?
అవును. <laughs> మంచి పాయింట్. హ్మ్. హ్మ్.
ఆ! అంటే వీళ్ళు అవి పనోళ్ళు గాదా? లేకపోతే వీళ్ళకి డబ్బులు రావా? వీళ్ళకి తిండి రాదా? అట్లా. అంటే ఏదో ఒకటి. ఇప్పుడూ అచ్చా! దేశం సమతుల్యంగా లేకపోతే అన్నీ సమతుల్యం కావాలంటే అందరూ అన్ని పనులు చేస్తేనే అయితయి. అందరూ ఒకటే పని చేస్తే మిగతా పనులు ఎక్కడకోవాలి మరి?
<chuckles> కరెక్టే. అవునవును. హ్మ్. హ్మ్. కరెక్టే. అదైతే. హ్మ్. యెస్. ట్రూ.
అంతా అది, అది నాకు కనెక్ట్ అయిందన్నమాట బాగా. అరే! కరెక్టే కదా! ఆయన చెప్పిన డైలాగ్ గూడా అన్ని బానే ఉన్నాయి గదా! మరీ అని అనిపించిందన్నమాట ఈ ఆ సినిమా సన్నివేశం.
ఓహో! ఓకే. అంటే ఇలా ఈ చాలెంజ్ ఇలా మంచిదే కాకుండా కొంత కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉంటాయి కదా! అంటే చూసే కొద్ది మళ్ళీ, మళ్ళీ చూడాలనిపిస్తది. సో, అలాంటి సినిమాలేమన్నా ఉన్నాయా?
అవును. చూసే కొద్దీ మళ్ళీ మళ్ళీ ఆహ్, 'దూసుకెళ్తా.'
అంటే ఉదాహరణకి ఏంటి అంటే ఇప్పుడు ప్రతిరోజు మనం ఫుల్ యాక్టివ్‌గా ఉండం గదా! ఏదో ఓ రోజు లో అయిపోతాం. సో, అలాంటప్పుడు ఆహ్, సన్ని ఆ సినిమాలో జరిగిన సన్నివేశాన్ని గాని చూసినప్పుడు అప్పుడు అప్ కొంచెం రిలాక్సవ్వడమో, లేకపోతే నవ్వడమో ఇలాంటివి చేస్తూ ఉంటాం గదా! అలాంటివేమన్నా ఉన్నాయా అని?
ఆ! అవునవును. అవునవును. అట్టాంటి సినిమాలు చాలా ఉన్నాయి 'బాద్‌షా' గాని 'దూసుకెళ్తా' గాని, 'రెడీ' గాని. కా ఆ!
<chuckles> అంటే నువ్వేక్కువ ఏవి చూస్తావు? అన్నీ ఒకేసారి చూడలేవు కదా! సో ఫస్ట్ క్లిక్ ఏమైతదో అది జెప్పు.
అవునువును. నాకు ఖచ్చితంగా ఇది బ్రహ్మానందం గారు 'బాద్‌షా' ఫస్ట్ 'బాద్‌షా.' తరువాత త తరువాత లే లే లే లే లే నా రాజా ఆయన పడుకొని అన్నదంటాడు. ఆయన ఉంటాడు. ఎవరు, ఆయనా తెలంగాణ ఆయన. ఇడేందిరా దున్నపోత పడుకొని పడుకున్నాడు నేను జేప్తాను, నేను అడుగుదామంటే వాడు గురక కొడుతున్నాడంటాడు. <chuckles> ఆయన మళ్ళ లేచి అరేయ్! నేను ఇంగా నీ కలల్లోనే ఉన్నానా? నిజంలోకి రాలేదా? అనుకుంటాడు. మళ్ళా పడుకుంటాడాడు. <giggles>
ఆ! 'బాద్‌షా' లా ఏం కామెడీ ఉంది చెప్పు? సాంగా! ఓకే. ఓకే. హ్మ్. పోలీసు. హ్మ్. అవునవును. <chuckles> టీ యాహ్! యాహ్! సో, అలా చూసిన వెంటనే నువ్వు బాగా రిలాక్ రిలాక్స్ అయిపోతావా?
ఆ! ఖచ్చితంగా బ్రహ్మానందం గారు చూస్తేనే రిలాక్స్ ఇంకా మళ్ళీ అంతకు మించా.

సూపరా? అంటే ఏమనుకున్నావు లాస్ట్‌లో ఇద్దరు కలిస్తే బాగుండు అన్నట్టనుకున్నావా నువ్వు?
ఆ! దుల్కర్ సల్మాను, మృణాల్ ఠాకూర్. అవునవును. ఇద్దరు కలిస్తే బాగుండుననుకున్నాం కానీ కలిస్తే మనకు కన్నీళ్ళు రావు గదా! అందు అందుకని అందుకని ఆయన క కలిసి కలిపించినట్టు ఏదో లెటర్‌లో పడేసి ఇచ్చేసాడంతే.
అవును. అది గూడా కరెక్టే. ఆహ్, సో ఆ సినిమాలో నీకు బాగా కనెక్టయిన విషయం ఏది అంటే సీన్స్ కావచ్చు అలా?
ఆ! యాక్చువల్‌గా నాకు బాగా కనెక్టయిన విషయమేంటంటే ఆ ఆమె తెలియకుండానే అంటే వాళ్ళ వాడిని ఏదో కొంచెం ధైర్యం జెప్పాలనో నీకు నేనున్నా అని జెప్పేశి జస్ట్ నార్మల్‌గా ఆ ఆ ఆయన ఈమెను చూడడు, ఈమె ఆయనను చూడదు ఫస్టు. నువ్వేం
హ్మ్. హ్మ్. హ్మ్. కానీ హీరోయిను అతన్ని చూసుంటుంది కదా! వాడే సరిగ్గా చూడడు. ఆ! ఓకే ఓకే. ఆ!
అంటే ముందు నేను ముందు గూడ ముందు నుంచి జెప్తున్నా. వా ఆయన ఏదో టీవీలో జెప్తాడు నాకెవరు లేరు. లెటరు అది ఇది అని జెప్తే, అప్పుడు ఆమె దాన్ని జూసి నేను ఎందుకబద్ధం జెప్పినవు నేనున్నా గదా! నీకు అని లెటర్స్ చెప్తాది. అంటే వీనికి తెలీదు గదా! యాక్చువల్‌గా ఆమె ఏదో రాయేస్తది వీడిని మంచిగా స సంతోషంగా ఉంచాలని.
అండ్ లెటర్స్ హ్మ్. ఓకే. యాహ్! యాహ్! హుహు. ఆ! సో ఆ సినిమా చూసాక నువ్వెప్పుడైనా అనుకున్నావా? అబ్బా! నాకిలా ఒక అమ్మాయి లెటర్ రాస్తే సూపర్ ఉంటదన్నట్టు లేదా నువ్వు ఎవరికైనా?
ఆ ఆ సీన్ బాగా నచ్చుతది. అనుకున్నా గానీ యాక్చువల్‌గా నేనే రాశినా గాబట్టి ఇంక అవేం <chuckles> మనకు అనిపియదిగ. ఎవరికంటే నేను నార్మల్‌గా నాకు రాయడం అలవాటు కవిత్వాలు, వ్యాసాలు అవి ఇవి. రాయడం అలవాటు గాబట్టి వేరే వాళ్ళకి అంటే నేను ఫేస్‌బుక్‌లో అక్కడ ఇక్కడ ఒక అమ్మాయిని సడెన్‌గా జూశినప్పుడు అప్పటికప్పుడు ఒచ్చిన స్పందనను పేపరు మీద బెట్టడం అలవాటనమాట. అది నేను రాసి ఫే ఫేస్‌బుక్‌లో బెడితే అది చాలా చాలా మందిని తీసుకొని సక్సెస్ అయినవాళ్ళు గూడా ఉన్నారు.
నువ్వు రాసావా? ఎవరికి రాసావు లెటరు? ఓహో! సూపర్! ఆహా! ఆ! ఆహా!

డైలీ ఖచ్చితం డైలీ అంటే వారానికి ఖచ్చితంగా ఒక ఫోరు, ఫైవు అట్లా ఖచ్చితంగా చూస్తా. మళ్ళీ ఒకవేళ డైలీ అన్నట్టు ఏం లేదు ఖాళీ టైం చూసుకొని చేస్తా చూస్తూ ఉంటాను. అది గూడా నాకు
ఓకే. వారానికి అనమాట. డైలీ అన్నట్టు ఏమి లేదు. వారానికి ఆహా! ఎలాంటి జోనర్స్ చూస్తావు అసలు?
బాగా అంటే ఈ స్టోరీ బాగుండాలి. యాక్చువల్‌గా ఈ మధ్యలో యాక్షన్లు అవన్నీ ఎక్కువున్నాయి గదా. బాగా నచ్చవు నాకు. కొంచెం ఫ్యామిలీ డ్రామానో, లేకపోతే లవ్ డ్రామానో, ఎమోషన్ కనెక్టివిటీ ఉన్నయి బాగా చూస్తాను <chuckles> నార్మల్‌గా.
అవును. ఆహా! ఓకే. నీ ఫేవరెట్ సినిమా ఏంటి చెప్పు?
ఇప్పటివరకు అంటే ఇప్పుడు సినిమా ప్రియులకి ఫేవరైట్ సినిమా ఏదంటే అన్ని చెప్తాం నార్మల్‌గా. <chuckles> ఇప్పుడు ఎందుకంటే వారానికి వారానికి 2, 5, 4, 5 సినిమాలు చూసేటోనికి ఫేవరెట్ సినిమాలంటే ఎట్లా ఉంటయి? ఇప్పుడు వారానికొకటి మారుతా ఉంటది. ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే ఇప్పుడు హ్మ్.
<laughs> అంటే ఆ! ఆ! కరెక్టే కానీ ఏ ఏమంటున్నా అంటే హ్మ్, ఇప్పుడు నువ్వన్నీ చూషినా కూడా ఏదో ఒకటి నువ్వు చూసే కొద్దీ ఎన్ని సార్లయినా చూడొచ్చు. బోర్ కొట్టదురా బై అన్న ఫీలింగ్ ఒస్తది కదా! సో, అలాంటిదేదన్నా ఉందా?
అవును. అవునవును. అలాంటిది అంటే నాకు ఆహ్, ఎన్ని సార్లలైనా చూడొచ్చు అనిపించేది నిజంగా చెప్పాలంటే 'తిరు'. మన 'ధనుష్' గారిదిను 'నిత్య మీనన్' గారి తిరు షినిమా ఉంటది గదా!
'తిరునా'? ఆ! అవును. అవును. ఉంది ఉంది తెలుసు గుర్తుకొచ్చింది.
ఆ! మీరు చూసి ఉండకపోవచ్చు మేబీ. ఆ! 'నిత్య మీనన్' త తమిళ్లో 'తిరుచంబలమో' ఏదో ఉంటది. తెలుగులో 'తిరు' అని పెట్టారనమాట.
అవునవును. ఎందుకు ఆ సినిమా ఎందుకంత నచ్చింది? ఫేవరెట్ అయిపేయేలా?
అంటే వాళ్ళు ఫేవరెట్ అని గాదు గాని, వాళ్ళు అంటే అందులో బాగా ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. మన 'ధనుష్' గారు అంటే వాళ్ళు యాక్చువల్‌గా చేస్తారు.
ఓహో! వాళ్ళ యాక్షన్ అంటున్నావా?
ఆ! వాళ్ళు నటన బాగా చేస్తారు గానీ నాకెందుకో ఆహ్, పర్ఫెక్ట్‌గా ఆ సినిమానే బాగా ప్రతిసారి చూషినా మనకిది ఎన్ని సార్లలైనా చూడొచ్చు అన్న హ్మ్. అనిపించేదనమాట. అదేదో మనకే జరిగినట్టు లేకపోతే మనమే అందులో ఉన్నట్టో అనిపిస్తది కాబట్టి, నేను అన్ ఆ సినిమాని ఎన్నిసార్లలైనా చూడ్డానికి రెడీ. <chuckles>
బోరన్నట్టు అనిపించదనమాట. <chuckles> సరే. చ్ ఆ! హ్మ్. ఓకే. అంటే ఇన్స్‌పిరేషన్ లాంటి మూవీసేమన్నా చూస్తావా? అంటే ఆహ్, కొంతమంది నిజ జీవితంలో జరిగినవి సినిమాల రూపంలో తీసి చూస్తారు కదా. అలాంటివేమన్నా ఎక్కువ చూస్తావా? లేదా ఏమి లేదు అంతగా అంటావా?
ఆ! అవును. అవునవును. ఆ! అవి, అవి చూస్తాను యాక్చువల్‌గా నిజ జీవితంలో కొన్ని రియల్ ఇన్సిడెంటు అని పెడతారు గదా నార్మల్‌గా వాళ్ళు. ఇప్పుడు అట్లనే కొత్త సినిమాలు కూడా బానే వొస్తున్నాయి. ఈ శ్రీ 'శ్రీ చిదంబరం' అని, ఇంకోటి రాంబాయ్ వెడ్స్ 'రాజు వెడ్స్ రాంబాయ్' అని రిలీజ్ కావడానికి రెడీగున్నాయి. ఇంకా ఇంకా ఇంతకుముందు రియల్ ఇన్సిడెంట్ అంటే '35 చిన్న కథ కాదు' కానీ, లేకపోతే '12 ఫెయిల్' గానీ, ఇటువంటివి నేను చాలా చూస్తాను. అంటే ఆల్రెడీ ఎంతో కొంత టాక్ ఒస్తే ఖచ్చితంగా నేను ఆటిని చూడ్డానికి ఇష్టపడతాను.
అవునవును. ఓకే. ఆహా! హ్మ్. ఓకే. సో, అంటే ఎవరైనా టాక్ మంచిగా ఇస్తేనే చూస్తావనమాట. నీకి నువ్వుగా ట్రైలర్ నచ్చి చూడవా అలా ఎప్పుడు?